ఓకే. 20, 25 మినిట్స్ అంతేనా?
20, 25 మినిట్స్. అంటే దాదాపు ఒక అర్ధగంట వరకు దానికి కేటాయిస్తూ ఉంటాను అన్నమాట.
హ్మ్. ఓకే, ఓకే, ఓకే అండి. హ్మ్.
హ్మ్. అంటే ధ్యానం చేసి ఒక 15 నిమిషాలు ధ్యానం చేస్తానండి నేను.
ఓకే. నైస్.
అంటే కళ్ళు మూసుకొని. అంటే శ్వాస తీసుకొని వదిలేసి నా చుట్టుపక్కన శబ్దాలు ఏమేమి ఉన్నాయో, గాలి ఎట్లుంది?
హ్మ్. హ్మ్. పిచ్చుకల సౌండ్‌తో సహా అన్నీ తెలిసిపోతాయి అంటారు.
ఖచ్చితంగా. ఖచ్చితంగా అండి. మొత్తం ఏ టూ జెడ్ మనకి ఏమేం శబ్దాలున్నాయో అవన్నీ నేను స్టోర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. మళ్ళీ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తూ ఉంటానండి. అంటే కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదండీ మనకి ఒక నాస్ట్రిల్ అంటే ఒక ముక్కు మూసేసి
హ్మ్. నైస్. నైస్ అండి. హ్మ్. ఆ! ఓకే. అవునవును. 4:5:7. హ్మ్.
హ్మ్, అట్లాంటివి అవన్నీ చేస్తూ ఉంటానండి. అంటే బ్రీతింగ్ బ్రీత్ అంటే 4 సెకన్లు తీసుకొని ఇందాక చెప్పినట్టు 4, 5, 7 అని, అవన్నీ చేస్తూ ఉంటానన్నమాట. తర్వాత అండి ముఖ్యంగా నేను ఆహ్, బయటకెళ్ళిపోతానండి. అదంతా చేసిన తర్వాత బయటికెళ్ళిపోతా. ఎండ్ ఎండ వస్తుంది అని అంటే ఒక 10 నిమిషాలు ఎండలో నిల్చుంటానండి అలాగా.
ఆ! అవునవును. ఓకే. ఓకే. ఓకే. మార్నింగ్ టైం సన్‌రైజ్. హ్మ్. ఓ
మార్నింగ్ టైమండి. మార్నింగ్ సన్‌రైజ్ అనేది సూర్యో సూర్యోదయం అనేది అంటే చాలామంది చెప్తారండి పెద్దలు కూడా. 8 గంటల కంటే ముందొచ్చే సూర్యకిరణాలు చాలా బా మంచిదండి మన శరీరానికి. హ్మ్. మనకి విటమిన్ డి అనేది చాలా ఉంటదండి దాంట్లొ.
హ్మ్. అవును. అవును. అదే అంటారు కదా! హ్మ్. అవును. విటమిన్ డి, బి 12 అన్నీ వస్తాయి అంటారు. హ్మ్.
హ్మ్. నిజంగా అండి. చాలా మంది అది ఇది తినాలి గట్టిగా ఉంటాము. శరీరం బావుంటది అని అంటే నిద్ర వచ్చేస్తదండి. అది కాదు. కానీ మంచ్ మనము వి వి వైటమిన్ డి‌లో ఎంత ఎక్కువ సేపు ఉన్నామంటే అంత మంచిదండి. అంటే 8 గంటల కంటే ముందొచ్చే సూర్యకిరణాలలో.
హ్మ్. అవునవును, అవును నిజంగా.

ఓకే. ఫైన్. చాలు కదా! అసలు. మా హ్మ్.
<giggles> నిజంగా అండి. అలాగా నేను 10, 10:30కి పనుకుంటే ఐదున్నర ఆరు మధ్యలో అట్లా, లేస్తూ ఉంటాననమాట చెప్పాలంటే. అంటే వీకెండ్స్
హ్మ్. ఓకే. అంటే మీరు ఎర్లీ‌గా పడుకుంటున్నారు కాబట్టి, ఎర్లీ‌గానే లేస్తారు.
హు. అంతే అండి నిజంగా. మనము 12, 1కి పనుకొని 5కి లేవాలంటే అది, అది కాని పనండి చెప్పాలంటే. హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే, ఈ కాలంలో అంటే, ముఖ్యంగా చలి కాలంలో, శీతాకాలంలో, అంత చలిలో లేవాలంటే ఎవ్వరి వల్ల కాదండి.
అవునవును. అవును. హ్మ్. అవును. అవును. నిజంగా అసలే చాలా ఎక్కువగా ఉంటుంది.
హ్మ్. నిజంగా అండి. అయితే అండి, తర్వాత ప తెల్లవారుజామునే లేచేసి, ఫ్రెష్ అయిపోయి
హ్మ్. హ్మ్.
కచ్చితంగా నేను, బ్లాక్ కాఫీ తాగుతానండి. మనకి అంటే డికాషన్ అంటే ప
ఓకే. ఓకే. అంటే బ్లా ఆహ్, ప్లెయిన్ బ్లాక్ కాఫీ ఆ? లేకపోతే అందులో ఏమన్నా వేసుకోవడం గాని అట్లాంటివి.
అంటే కొన్ని, కొన్ని సార్లు నేను ఆహ్, మన కాఫీ పొడి అయిపోతున్న సమయంలో, చివరిగా అడుగున ఉంటది కదండీ! కాఫీ అనేది!
హ్మ్, హ్మ్. అవునండి.
ఆ కాఫీ చాలా చేదుగుంటదండి. ఎందుకంటే చాలా రోజులుగా కాఫీ దాని మీద పేరుకుపోయి ఉండి, దాని కాన్సంట్రేషన్ పెరిగిపోతదనమాట. అలాగా విపరి అంటే నార్మల్‌గా అండి వేడి, వేడి నీళ్లలో కాఫీ పొడి ఏసేసుకొని, కలిపేసుకోవాలి అనమాట. మరీ చేదుగ అనిపిస్తే నేను షుగర్ ఏసుకోనండి. పంచదార ఏసుకోను. కొంచెం ఒక హాఫ్ స్పూను తేనె లాంటివి, అట్లాంటివి, ఏసుకొని కలిపేసుకుంటానన్నమాట. హ్మ్. నిజంగా అండి, చాలా మంది కెఫైన్ అనేదే, మన కాఫీలో కెఫీన్ ఉంటది కదండీ! మనకి. అది చాలా డేంజరస్ అంటారు. చాలా హెల్త్ ఆహ్, అంటే ఆరోగ్యంగా
ఓకే. అవునవును. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అన్నీ ఏసుకుంటారు. ఓకే. అదేలెండి. హ్మ్. హ్మ్, హ్మ్. ఇప్పుడు కెఫైన్ లేకుండా, ప్యూర్ కాఫీస్ కూడా వస్తున్నాయి కదా! యాక్చువల్లీ.
ఆ! అవునండి. నాన్ కెఫినేటెడ్ కాఫీస్ అన్నట్టు ఏవో ఉంటది. అవి కూడా తీసుకోవచ్చండి. కెఫెన్ ఉన్న కాఫీ కూడా, రోజుకొకటి బ్లాక్ కాఫీ తాగితే, చాలా మంచిదండి మనకు ఆరోగ్యానికి.
హ్మ్. హ్మ్, హ్మ్. అవును. హ్మ్.